ఖచ్చితంగానండి. మేము అంటే పెళ్లి ఫంక్షన్ అండి. పెళ్లికి వెళ్ళాము. ఆహ్, పెళ్లికి అంటే మా ఇంట్లో పెళ్లి. అందరం ఎంత అంటే ఇంగ మా రి ఉన్న రిలేటివ్స్ ఒక 40 మంది దాకా ఒకటే దగ్గర కూర్చొనున్నామండి. అందరం కూర్చొని సైలెంట్‌గా తింటున్నాం. ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నాము. ఆ! మాట్లాడుకుంటుంటే ఆ! జోక్స్ ఏసుకుంటూ మాట్లాడుకుంటూ నా ఫోనేమో ఆహ్, నేనెక్కడో చార్జింగ్ వెట్టడానికని ఎక్కడో మూలలో వెట్టానండి. అయినా సరే ఇంత పెద్ద సౌండ్ ఒచ్చిందంటే, నె అసలు అందరు అసలు ఎవరి ఫోను? ఎవరి ఫోను? ఎవరి ఫోనను? అసలు నాకెట్లనో అనిపిచిందండి. ఎవరి ఫోను? నేనైతే నా ఫోను కానట్టే జూశినానండి. అసలు నా ఫోన్ గాదని. ఆ! ఆ! నిజంగా అండి. నేనైతే నా ఫోను గాదు అది. అంటే మా తమ్ముడు వాడతాడు. వాడుతాడు పెద్దగా సౌండ్ బెట్టేశి అక్కడ వెట్టేశొచ్చిండు. నా ఫోను గాదది. ఎవరిదో నాకు గూడా దెలవదు. అంతే గదండీ! ఆ టైంలో ఆ! ఆ టైంలో నాదే ఫోను అని అంటే నా పనంతే ఇక, అయిపోయింది <chuckles> అసలు. సమయానికి ఆ రోజు ఎవరో ఫోను, మా ఫ్రెండ్ ఫోను చేశిందండి. ఒక అమ్మాయి కాల్ జేశింది నాకు. అదంతా చూడరు కదండీ! అంతమంది ఉన్నప్పుడు రిలేటివ్స్‌లో. ఈ టైంలో ఇంక కొందరైతే ఇంక అంతే. "ఏంది ఈ టైంలో కాలొస్తుంది? అంతేనా? ఇది రోజూ ఇంతేనా అనుకుంటా, అనుకుంటా" అంటారండి. ఏందో భాష <chuckles>
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. మంచిగా జోక్స్ ఎసుకుంటూ, మాట్లాడుకుంటూ హ్మ్. హ్మ్. అయ్యో! ఆ! అయ్యా! ఇది పెద్ద మా ఇది మామూలు విషయం గాదసలు. ఆ! అంటే ఆ! <smacks lips> అంటే ఒక ఒక కమల్ హాసన్ అయిపోయారు మీరు. హ్మ్. ఆ సమయంలో ఒక కమల్ హాసన్ అయిపోయి నటిచ్చేసారు. ఆ! హ్మ్. అయితే హ్మ్. హ్మ్. అంతే గదా! అంతే గదా! రకరకాలనుకుంటూ ఉంటారు. <smacks lips> అదే గదా! వాళ్ళు ఫారెన్‌లో ఉండి ఆ టైంలో జేసుండొచ్చు. అట్లా ఆ మాత్రం అనుకోరు. ఏంది ఈ టైంలో అని జెప్పేసనుకుంటారు అంతే. ఇదొక ప్రాబ్లమ్ అండి. అయితే మనము ఈ థియేటర్స్‌కి ఎళ్తూ ఉంటాము సినిమాలు జూడ్డానికి అట్లా. కొన్నిసార్లేంటంటే మంచి ఇంట్రెస్టింగ్ సీన్ జూస్తూ ఉంటాము లేదా, ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఫోన్ రావడం గానీ లేదా మన పక్కన ఉన్న వాళ్ళు ఫోన్ జూడ్డం గాని, అప్పుడు మనకి ఒక డిస్ట్రాక్షన్‌లాగా అనిపిస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఇలాంటివేమైనా ఎదుర్కొన్నారా మీరు? ఒకవేళ అలా ఎదుర్కొంటే ఏం జేసారు? వాళ్ళకి మొహం మీదే జెప్పారా? లేదంటే ఏం జేసారసలా?
ఏదనుకుంటారండి! ఆ! అవును. అవునండి. అవును.

ఖచ్చితంగానండి. అంటే ఈ ఫోన్ రింగ్స్ రావడం వల్ల, మన కాన్సన్‌ట్రేషన్ లెవెల్ తగ్గుతుందండి. అంటే ఫోను మీదనే ఉంటుంది. మనకి ఆహ్, మీరన్నట్టు ఆహ్, క్లాస్‌లో ఉన్నప్పుడు, క్లాస్ స సైలెంటుగుంటుందండి క్లాస్ వింటూ ఉంటాం మనము. మీరన్నట్టు ఇందాక సైలెంట్‌లో పెట్టకపోతే ఏమవుతుంది, సైలెంట్‌లో పెటమనమాట కొన్నిసార్లు మర్చిపోతాం. ఆ రోజు పెడతాం‌లే, కొన్నిసార్లు మర్చిపోతాం. మర్చిపోవడం వల్ల, ఆ! సడెన్‌గా ఎవరైనా కాల్ చేస్తే అందరికి వినిపిస్తుందండదది. అందరికి వినిపించడం వల్ల, మనము ఊరికే సైడ్ బటన్ ఒత్తేస్తాం అనుకోకుండ.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. మర్చిపోతాం. అవును. హ్మ్. హ్మ్. అవును. అంటే మీకేప్పుడన్నా అలా అయిందా? ఇట్లా కాలేజ్‌లో అయ్యా! ఏ ఏమైందసలు చెప్పండి.
అయ్యిందండి. క్లాస్‌లో నా కాలేజ్‌లో అయ్యిందండి క్లాస్‌లో. ఆ! ఆ! నేను ఫోను తొందర తొందరగా ఒచ్చానండి క్లాస్‌కి. క్లాస్‌కొచ్చాను క్లాస్ నేను రావడమే కొంచెం లేట్‌గోచ్చానింకా చెప్పాలంటే. ఆ! రావడమే కొంచెం లేట్ గోచ్చానండి క్లాస్‌కి. అడికి మా సార్ "ఏంటి ఇంత లేటు? ఆ! క్లాస్ స్టార్ట్ అయ్యింది 20 మినిట్సవుతుంది. ఇంకో 10 మినిట్స్‌లో ఏం ఇంటవు నువ్వు? గెట్ అవుట్" అనడంటే "ప్లీజ్ సార్ ప్లీజ్ సార్" అనుకుంటనే లోపలికి ఒచ్చాను. ఒచ్చిన తర్వాత సైలెంట్‌గా క్లాస్ వింటే ఆ! కూర్చున్నాం అంటే ఫోన్ ఇలా ఒచ్చింది అంటే మా నాన్న కాల్ జేశిండు నాకు తెలవని గూడా తెలవదు. నేను ఫోనిట్లా ఒచ్చింది సడెన్‌గా ఓత్తేసానండి. అందరు నా సైడే జూసిర్రు. "రావడమే లేట్, మళ్ళీ ఫోన్ సైలెంట్‌లో ఉండదు. ఏముండదు" అని తిడుతూనే ఉన్నాడండి మా సారైతే. అందరూ ఒకటేసారి కొంతమందయితే నన్నెట్లా జూస్తున్నారు అంటే, అబ్బా! నేను పెద్ద తప్పు జేశిన లాగా జూస్తురండి క్లాస్‌లో అంటే ఆ డీప్ డిస్క‌షన్ ఆ క్లాస్‌లో జరుగుతుంది గదా! అలా అయిపోతుందండి. సో, తిట్టడం కూడా జరిగినాయండి. ఆ అట్లా డిస్ట్రాక్షన్ మళ్ళీ ఆ ఫోన్ రింగయింది మనం సైడ్ బతన్ బటన్ ఒత్తేసాము అది అయిపోయిందం‌డి. కానీ మనం క్లాస్ ఇంటామా అండి? ఈ ఫోన్ చేసింది ఎవరు, ఎవరు, ఎవరు, అనే‌దే ఉంటుంది కాన్సన్‌ట్రేషన్ ఇది ఇది
అది. సూపర్ ఆ! ఆ! హ్మ్. ఆ! ఎలగోల అడుక్కొని లోపలికొచ్చారు. ఆ! అయ్యో! ఆ! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! ఇది పెద్ద టాస్కండి. ఆ ఫోన్ రావడం ఒకటైతే, మళ్ళీ ఆ ఫోన్ అరే! ఎందుకు జేసార్రా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఫోనేందుకు జేసార్ర, ఇలాంటియి గూడా ఎదురైనాయా మరి మీకు?

హ్మ్. అది గూడా, అది గూడా రిటర్న్ మళ్ళీ మనకేనండి. కానీ ఫోన్ చాలా అంటే ఫోను సౌండ్ వల్ల ఆహ్, ఏదైనా మెసేజ్ నోటిఫికేషన్ వల్లనండి, చిన్న శబ్దమే అది కానీ ఆహ్, మెదడుకి ఏకాగ్రత అనేది బ్రేక్ అవుతుందనిపిస్తదండి నాకు. అంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఎ
ఆ! హ్మ్. అవును. నిజమే. అంటే కొన్ని సార్లు మనం ఆహ్, ఎగ్జామ్స్‌కి ప్రిపే ప్రిపేరవుతూ ఉంటాం. మంచి సాధనతో గూర్చుంటూ ఉంటాం. అప్పుడు టింగ్ అని ఒక నోటిఫికేషనొస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు?
ఆ! ఆ! ఫోను చూడాలి, ఫోను చూడాలి. అసలెవరు. ఏం మెసేజ్, ఏం మెసేజ్. ఇప్పుడైతే లేని యాప్స్ లేదండి రాపిడో, ఓలా, స్విగ్గీ, జొమాటో, మెయిల్, అనవసరమైన మెసేజూలు, వాట్సాపు ఇక టెక్స్టు మెసేజులైతే, లోన్ దీసుకుంటారా, అలాంటి మెసేజులు. అనవసరమైన ఎయిర్టెల్ ప్యాక్‌వి మెసేజులు. అమ్మ అమ్మ అమ్మమ్మ! <giggles> ఇంత డిస్ట్రాక్షన్ అండి. ఏ పని చెయ్యలేం అసలు ఫోను వల్ల నాకు తెలిసినంత వరకు ఫుల్ డిస్ట్రాక్షన్ అండి. మనము కరెక్ట్ కూర్చునే టైం
హ్మ్. హ్మ్. అదే గదా! ఆ! హ్మ్. కానీ వాటి వల్ల చాలా వరకు మంచి గూడా ఉంది గదా! కాకపోతే ఆ మంచి కంటే, ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో ఉంటాము, లేదంటే మంచిగా భోజనం జేస్తూ ఉంటాము నలుగురం కూర్చొని కుటుంబం అంతా. అప్పుడు ఆ సమయంలో ఫోను మోగిద్దనమాట.
ఎక్కువైపోతుంది అదే. అవునండి. అవునండి.
అప్పుడు కొన్ని సార్లేంటంటే, చివాట్లు దినాల్సొస్తుంది మనం ఇంట్లో వాళ్ళ చేత. ఏ ఏంది ఈ టైంలో ఫోనెవరు అని.
ఖచ్చితంగా. మనం హ్మ్. ఈ టైంలో ఫోను ఎవరసలు ఎవరు చేస్తారు గట్టి గట్టిగా అరుస్తదండి మా అమ్మ, మా నాన్నయితే. ఈ టైంలో ఫోను అసలు ఎవరు చేసింది, ఆహ్, తినేక తి తింటాము మేము నై ఎప్పుడో ఒకసారి ఇంటికెళ్తూంటాం కదండీ 2, 3 డేస్‌కి అలా. హ్మ్. అందరం కలిసి తింటాం అండి. మాక్సిమమ్ మేము డిన్నరు ఇంకా మేమోచ్చామని కొన్ని స్పెషల్స్ ఆహ్, ఇంకా ఎక్కువ చేస్తుంది మా అమ్మ కాబట్టి. కొంచెం ఇంకా లేట్ అవుతుంది 10 అవుతుంది 9:30 అలా అవుతుంది. హ్మ్ అది ఫ్రెండ్స్ గావచ్చు, బాబాయ్ కొడుకులు, పిన్ని కొడుకులు గావచ్చు రిలేటివ్స్ చేసినా గాని, ఫస్ట్ "అసలెవరో ఫోను జెశేది అసలు ఈ టైంలో, పని పాట లేదా అసలు. తినేటప్పుడు ఏంటిది అది ఇది" ఫోను పట్టుకోవద్దండి మేమైతే ఇంకా వెళ్ళొద్దు గూడా మేం. ఆ! అట్లా అరుస్తుంటది.
అయ్యా! ఎప్పుడు ఎప్పుడండి? ఆహ్, అప్పుడసలా హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అలాగే మాట్లాడుతారు పెద్దవాళ్ళు గదా! కాకపోతే ఆహ్, మి కొంతమంది ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోడానికి సైలెంట్‌లో బెడుతూ ఉంటారు. మరి మీరలాంటి పద్ధతులేవైనా పాటించేవాళ్ళా?
అవునండి. అవునండి. పాటించేదాన్ని అండి. నేను చదువుకునే టైంలో అయితే, నోటిఫికేషనులు అన్ని ఆఫ్ చేసేస్తానండి. ఇంపార్టెంట్‌వి ఏముంటాయి, మెయిల్స్‌వి లింక్డ్‌ఇన్‌వి కేరియర్‌కి సంబంధించినవి ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ అంటే ఆహ్, గ్రూప్స్ ఉంటాయి గదండీ కాలేజ్ గ్రూప్స్ అలాంటివైయితే ఆన్ చేసుకునేదాన్నండి. హ్మ్. నార్మల్‌గా ఫ్రెండ్స్‌వి అవ్వి, గివ్వి నేను చదువుకునే టైంలో మొత్తానికి ఆహ్, క్ అన్నీ ఆఫ్ చేసేసుకుంటానండి. ఇంక వాట్సాప్ గ్రూప్సు ఫా ఫ్యామిలీ కాల్స్ కొన్ని ఉంటాయి కదండీ. మామ్
హ్మ్. హ్మ్. హ్మ్. కానీ అలా ఆఫ్ చేసుకుంటే, మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ గాని, లేదంటే అవసరమైన కొన్ని మెసేజులు గాని, మన ఇ మన దాకా రాకపోవచ్చేమో కదా! మరి అలా అన్నీ ఆఫ్ చేసుకుంటే.